హుహు. ఓకే.
హ్మ్. ట్రై చేసిన తర్వాతా, అక్కడ మేవున్న ప్రదేశంలో అక్కడ పీఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోడానికి మాస్టర్స్ ఆహ్, మాకొక ఇంగ్లీషు ఎగ్జాము దాని తర్వాత ఈ కొన్ని కొన్ని క్రైటీరియా ఉందనమాట. అది ఫుల్‌ఫిల్ చేసేస్తే, మాకు త్వరగా పీఆర్ వచ్చేసేదానికి అవకాశం ఉందనమాట ఇక్కడ.
నెక్స్ట్ ఏమైంది? హ్మ్. మెయినా? ఓకే. అవునవునులే. ఇంకా మీరు పర్మనెంట్. ఆ ఊరు వాసులే అన్నట్టుగా అంతేనా?
అన్నట్టుగా. ఆహ్, అది ఆ విసా అనేది ఇస్తారు కాబట్టి, నేను పర్మనెంట్‌గా సెటిల్ అయిపోదాం రా! ఇలాగా బావుంటది ఆప్షను. అందరి దారి అందరిదే. మన దారి మనదే అన్నట్టుగా చేద్దాము కొంచెము మంచి మంచిగా చేసేసుకుందాం ప్రాసెసని జెప్పేసని చెప్పాను నేను.
అవును. ఆ! సూపర్. అంతా మంచిగా ఉంది. మరి ఇంక ఇక్కడేముంది అబ్బా లెసాన్ హ్మ్.
అంత మంచిగానే ఉంది కదా! దాని కోసమని చెప్పేసని ఇంగ్లీష్ ఎగ్జామ్ కోసమని ప్రిపేర్ అయ్యాము మేము.
ఓకే.
ఆ! వాడు కొన్ని రోజులు ప్రిపేరయ్యాడు.
ఏది ఐఎల్స్ ఎగ్జామంటారు. అదా? అది జనరల్‌గా వేరే ఊరికి వెళ్ళేతప్పుడు రాస్తారేమో కదా!
ఆహ్, ఇక్కడ పీటీ అనేది ప్రిపేర్ అయ్యానండి. పీటీ ఈపీఎస్ అండ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అని జెప్పేసనేది.
ఓకే.
ఆ! ఆహ్, హ్మ్, అది ఇంగ్లీష్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాడికి కొంత కాలం ప్రిపేర్ అయ్యాడు. వాడు "నా వల్ల కాదులేరా. నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నయి. నేను యెళ్తాను" అని చెప్పేసని వాడు యెళ్ళిపోయాడు. మధ్యలోనే వదిలిపెట్టేసి యెళ్ళిపోయాడు వాడు. సరేరా నీ ఇష్టమని చెప్పేసని.
హ్మ్. హుహు. ఓకే. హ్మ్. మరి మీరు కంటిన్యూ చేసారా? హ్మ్.
ఇక్కడ నేనొక్కడినే ఉండిపోయాను నేను. నేనుగా నేనొక్కడినే ఉండిపోయి నేను కంటిన్యూ చేశాను నేను. చాలా వరకు స్నేహితులు అందరు కూడాను పిలుస్తున్నా గాని పార్టీలకి అవి ఇవి యెళ్ళకుండా నేను చదువుకోవాలి, నేను చదువుకోవాలి అని చెప్పేసని. మా వోళ్ళందరూ క్రికెట్ ఆడుతన్న గాని, క్రికెట్‌కెళ్ళకుండా నేను చదవాలి అని చెప్పేసనుకొని, ఓవరో ఓవర్ బిల్డప్ ఇచ్చేసాననమాట నేను.
సూపర్. వాటే డెడికేషనసల. అంటే బిల్డప్ ఇచ్చారా? అది యాక్షన్‌లో చేయలేదా?
ఆ! చేశా చేశా ఉండండి. ఎందుకు? ఆ! అయితే ఇక్కడ వాళ్లకి ఎగ్జాము ఆహ్, అలాగా ఎగ్జామ్ డేటొచ్చింది. ఎగ్జామ్ రాసాను.
ఆ! ఓకే, ఓకే, ఓకే. నెక్స్ట్ హ్మ్. ఓకే. వ్రాసారు. ఆ!
అంతమంది కళ్ళనేది నా మీద పడేసరికి మరి ఏమైందో ఏంటో నాకైతే తెలీదు. బాగా ప్రిపేరయ్యాను, బాగా రాస్తానికే వెళ్ళాను ఎగ్జామ్. ఎగ్జామ్ హాల్లోకి వదిలినప్పుడు నాకైతే వణుకు పుట్టిందనమాట.
హుహు. సరే.

హ్మ్. ఆ చాన్స్ మిస్ అయిపోతుంది. కరెక్ట్.
అందుకని జెప్పేసని, సరే ఎట్లోగొట్ట రాశాను. ఆ ఎగ్సామ్ అనేది రాశాను నేను.
హ్మ్.
రాసిన తర్వాత ఎగ్సామ్‌లో నుంచి బయటికొచ్చాను. బయటికొచ్చిన తరువాత మీరు నమ్మరు. నాకు ఆహ్, దాంట్లో వచ్చేసరికి నాకు 79, 4 మాడ్యూల్స్‌లో రావాలి. ఓకెనా? ఆ! ఒక దాంట్లో 90..
ఆ తర్వాత? హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్.
ఒక దాంట్లో 84.
హ్మ్. అన్నీ మంచిగనే వచ్చినయి మార్కులు. ఓకె.
ఒక దాంట్లో 83. ఇంకొక దాంట్లో 78 వచ్చిందది.
ఓకె.
ఏమనాలి చెప్పండిక్కడ. ఒక్క మార్క్.
అవునవును. ఒక్క మార్క్. అదేదో పాస్ మార్క్స్ 35 మార్క్స్‌కంటారు గదా! మీకు ఇంకొక్క మార్క్ వచ్చుంటే
ఒక్క మార్క్. ఎంత కష్టమో తెలుసాండి అది అసలు రాయటం అనేది. ఆహ్, 8 అంటే, ఆల్ బ్యాండ్ 8 అని అంటారనమాట దాన్ని.
మరీ ఆహా! మళ్లీ ఏమన్నా సెకండ్ చాన్స్ ఉంటదా? అంటే ఇలా ఒక్క మార్క్‌తో మిస్, మిస్ అయిన వాళ్ళకి
హ్మ్. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు రాసుకోవచ్చు నీ దగ్గర డబ్బులున్నంత వరకు.
అహా! అలా కాదు.
తర్వాత రోజు ఒక 5 రోజులు గ్యాప్ ఉంటది. 5 రోజుల తర్వాత బుక్ చేసుకొని రాసేయటమే.
ఓకె. దీంట్లో మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి. అంటే
నేను నేర్చుకున్న లెసన్ ఏంటి అని చెప్పేసనంటే, ఎవ్వరికీ కూడాను ఏది చెప్పకూడదు నేను చేసేటప్పుడు.
ఇంత కష్టపడి నేర్చుకున్నారు కదా! ఓకె.
నా పననేది నేను చేసుకుంటా ఎళ్ళిపోవాలి. ఎంత లేదనుకున్నా గాని దిష్టనేది ఉంటదనమాట ఖచ్చితంగా.
అవును. కరెక్ట్.
అది నాకు తగిలేసింది.
ఆ! ఆ! సో మరి ఆ లెసన్ ఏదని నేర్చుకున్నారు కదా!
నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానియ్యండి, ఎవరన్నా కానీ, మంచే కోరుకున్నా కానీ అక్కడ లోపల ఏదో ఒక భావననేది ఉంటదనమాట.